అయితే మనం చూస్తూ, గమనిస్తూ ఉంటాము. ప్రతిరోజు నిత్యావసర ధరలు విపరీతంగా మారుతూనే ఉంటాయి, ఈ ధరలు. అయితే, మీరు ఎప్పుడైనా బజారుకెళ్ళినప్పుడు, ఈ ధరల్లో మార్పులు గమనించినప్పుడు కొద్దిగా చిన్న తేడాతోనే ఆహ్, అంటే రోజువారీ తేడాతోనే నిజంగాని ఎట్లా, అంటే అ పల అట్లా మారినప్పుడు మీరు సో, ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు మీరు ఏం చేశారు?
నాకైతే నేను నిత్యావసర వస్తువుల్లో అంటే, ఈ ఈ పప్పులు, ఉప్పులు ఈ ధరలు చూస్తూ ఉంటానండి. ఫర్స్ట్ మొదట షాప్‌లో ఎంతుంది, తర్వాతెంతుంది అనేసి ఇలా చూసుకుంటా. ఈ పప్పులు, ఉప్పులు హ్మ్.
అవును. ఎంతుంది. అవును. చాలా ఓపిక కావాలండి నిజంగా. అక్కడ బజారుకి వెళ్లి, ఇన్ని పది, నాలుగైదు సావులు త వెతుక్ అంటే ధరలు కనుక్కోవాలంటే కూడా, చాలా ఓపిక కావాలి.
ఆ! ఆ! అంటే, మనకు ఆన్‌లైన్‌లో కూడా ఇప్పుడు చూపిస్తున్నారు గదా. ఆ! ఇవ్ దీంట్లో చూస్తానన్నమాట, ఫస్ట్ ఇది చూస్తాను. డీమార్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆహ్, ఒక 150 పెట్టేస్తున్నాడు. ఆఫ్ అంటున్నాడు. 120 ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మన యాప్‌లో చూస్తుంటే అది 110, 100కే వచ్చేస్తుందన్నమాట.
ఆ! అదొక వెసులుబాటు. అవునండి. అవును. ఆహ్! అవును. నిజంగంటే మనకు ఆన్‌లైన్‌లోనే తక్కువ ధర చూపిస్తున్నారా?
ఆ! ఆ! తక్కువుకు చూపిస్తుందండీ.
ఎందుకట్లా? అంటే ఎందుకదీ, ఇదీ వస్తువు ఒకటే అయినప్పుడు. ఇక్కడ ఎందుకు తక్కువ అమ్మగలుగుతున్నాడు? బయట ఎందుకు ఆహ్, అమ్మలేకపోతున్నారు?
ఆహ్! డీమార్ట్‌లో ఏంటంటే ఇదీ ఒక రకంగా మోసం అనే చెప్పుకోచ్చండి. వాడేంటంటే "ఆఫర్ అంటున్నాడు తగ్గిస్తున్నానని" చెప్పి ఆడు ఎక్కువ రేట్ పెట్టి తగ్గిస్తున్నడు. ఇక్కడ ఏంటంటే కొన్ని యాప్స్‌లో చూసేసరికి రేట్ తేడా ఉంటుంది. రూ. 10, ఐదు రూపాయలు
ఆ! అవునా? అమ్మో! ఇది నిజంగా చాలా పెద్ద మోసమండి. మనకెవ్వరూ, జనాలకి తెలియక డీమార్ట్‌లో తక్కువ ధరలోచ్చేస్తాయి. తక్కువ ధరకొచ్చేస్తాయని యెళ్ళిపోతున్నారు.
ఆ! ఆ! లేదండి. అహా! కొన్ని మాత్రం తక్కువకొస్తాయండి. కానీ చాలా మాత్రం మటుకు నేను చెప్పిన ధరల కన్నా అక్కడ ఎక్కువగానే ఉండడం నేను చూశా అనమాట. హ్మ్.
అవునా! అయితే మీ నిజ జీవితంలో ఎప్పుడన్నా ఇలా మోసపోయామా అని మీరా, అనుకున్న సందర్భం ఉందా?
ఆ! మోసపోయానండి. మోసపోయిన తర్వాతే చూశా. ఏం జరిగిందంటే అక్కడా, జీడిపప్పుండి. ఎంతన్ ఆ! 200 గ్రాములు, రూ. 300కి కొన్నా నేను. అన్ ఆ! నాకక్కడ చూపించింది 200 గ్రాములు. 300 దగ్గర 280-300 ఉంది. ఆహ్, అంటే తగ్గించినట్లు కూడా వేశాడు. ఒక రూ. 30 తగ్గించీ, రెండు వందల యాభైకి ఇస్తున్నట్టు వేశాడు. కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ అయిపోయింది. అంతా ఇంటికి వెళ్ళి చూసేసరికి అది 250 కాస్త, 350 ఏశాడండి.
ఆ! ఏంటి అది? జీడిపప్పు. ఆ! ఆ! ఆ! అవును. అవునువును. అవునా?
ఆ! నాకసలు ఇది ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే
మరి ఏంటి మరి మరి మీరు తిరిగి వెళ్లి వత్ యాహ్! వెనక్కి తిరిగి ఇచ్చే ఆప్షన్ ఉందా?
అంటే వెళ్ళడానికి దాదాపు 8 కిలోమీటర్లు దూరం అన్నమాట. నాకింక చాలా కోపం వచ్చి డీమార్ట్ యాప్ కూడా ఉందండి. ఇంక అందులో హ్మ్, ఇంకా ఒకటి బుక్ చేసి అన్ని నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే నేను ఇవ్వడం జరిగింది.
బా! బా! బా! బా! అవును. చేసారు. అంటే ఇప్పుడు డీ మీరు డీమార్ట్ ఆన్‌లైన్ అన్నారు కదా! అంటే దాంట్లో ధరకి మనం ఫిజికల్‌గా బయట కొనుక్కునే దానికి ధరలు సేమ్ ఉంటాయా అండి? దాంట్లో కూడా వ్యత్యాసంముంటుందా?
హ్మ్. లేదండి. మళ్ళీ అందులో కూడా ప్రతీ దగ్గర కూడా చిన్న, చిన్న తేడా ఉంటదన్నమాట. మనం ఏంటంటే ఎక్కువ వస్తువులు పెట్టినప్పుడు ఈ తేడా తెలీదు. ఈ ఆహ్, ఈ మార్ట్‌ల్లో అయితే నేను ఇలాంటివి గమనించాను. కాకపోతే మనకు చెప్పేది ఒక రేటు మళ్ళీ వాళ్ళు బిల్లింగ్ వేసినప్పుడు కూడా ఆ రేటు పడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలండి. మనం ఇప్పుడు ఒక 20 వస్తువులు కొంటాం. ఒక్కొక్క వస్తువు ధర ఇక్కడ చూస్తాం. కానీ ఆ బిల్లింగ్ కౌంటర్‌కి ఎళ్ళినప్పుడు మనకి ఆ 20 వస్తువుల ధర గుర్తుండదు గదా!
ఆ! ఆ! గుర్తుండదు గదా! అన్ని ఎన్ని ఆ 20 వస్తువులు మనం చూసుకుంట ఏడుంటామండి?
ఆ! ఇంక అలా గుర్తుండదు. ఆ సమయంలో కూడా ఇలాంటి ఇది మోసం అనే అనిపించిందండి. ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఇక్కడ పెట్టిన ధరలు బిల్లింగ్ కౌంటర్‌కి ఎళ్ళేసరికి అంత గుర్తుండదు కదా! అంత 20, 30 కొనే దగ్గర ఎలా గుర్తుంటది. వాళ్ళేమో ఈ ఈ రకంగా నేను గమనించాను.
నిజంగా అండి. ఆ! అదే గదండీ! అయితే మీరు ఈ అనుభవం పొందాక మరి ఈ అంటే ఎలా మార్పులు చేసుకున్నారు. ధరలు మ అంటే మనకి ఎక్కువ ఐతే ఎక్కడైతే కరెక్ట్ ధరలు దొరుకుతాయో, ఎక్కడైతే మనకు అందుబాటులో దొరుకుతాయో
హ్మ్ చెక్ చేస్తున్నానండి. ఒక రెండు మూడు షాపుల్లో చెక్ చేసి ఇంకా ఈ డీమార్ట్ అయితే నిజం చెప్తున్నా తగ్గించేసాను బాగా. దీనికన్నా కొద్ది స్విగ్గీ, ఇన్‌స్టా‌మార్ట్ అనేసి ఉంది కదా దానిలో డీమార్ట్ కన్నా తక్కువ ధరలకి వస్తున్నాయి.
ఓహ్! ఆహా! ఓహ్! అవునా! మరిగ ఆదె డీమార్ట్‌కెళ్ళిపోడమెందుకండి, మంచిగా, హ్యాపీగా స్విగ్గిలోనే ఆర్డర్ చేసి పెట్టుకోవచ్చు.
హ్మ్. అవునండి. ఇంక ఆ! అదే ముందంటే, ఒకటీ మనకీ హ్మ్, జరిగితేనే కదా తెలుస్తది. అప్పుడు ఇంక స్విగ్గీ నుంచి పెడతన్నా. ఇంక మాములుగీ కాయగూరల విషయానికొస్తే
ఆ! అవును. అవును. ఏవి గమనించినారు మీరు స్విగ్గీ వాడుతున్నారన్నారు కదా! అంటే, ఏదొక ధర, చూ అంటే, ఏదొకటీ. ఇక్కడా, అక్కడా డీమార్టు ఇటు స్విగ్గీ.
హ్మ్. ఆయిలండ్ ఆయిలండి. ఆహ్, డీమార్ట్‌లో ఏమో నూట అరవై నాలుగు అలగుంది. ఇక్కడ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఏమో 150, 148 ఇలా ఉన్నాయనమాట. పైగా ఆ! ప్యాకీట్లికీ, డబ్బాలో ఉంటయి గదా! ప్యాకీటికి మళ్ళీ ఒక రేటు, డబ్బాలకొక రేటు, కానీ క్వాంటిటీ మాత్రం ఒకటే.
ఎంత ఉండేది? డీమార్ట్‌లో ఎంతుండేది? ఇక్కడెంతుండేది? ఓహ్! చాలా. అంటే, వాళ్ళకూ అవును. ఒకటే ఉంటుంది.
ఆ! ఇప్పుడు మనకీ 1000 గ్రాములని మనం కేజీ అని కొంటాం, ఒక లీటరని కొంటాం, కానీ ఆడు ఎంతిస్తడు, తొమ్మిది వందలాల్ అలా ఇస్తడండి. తొమ్మిది వందల గ్రాములిస్తడు గనీ, ఒక లీటర్‌లాగలగివ్వడనమాట. ఇందులో కూడా కొరతే మనకి.
అవునవునవును. అయితే, మనం నిత్యావసరాల ధరలు ఇవి కాకుండా, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఇలాంటీ దాంట్లో వ్యత్యాస ఎప్పుడూ వారంకొకసారీ, ఏదో పెరుగుతూనే ఉంటది. పెరగడం-తగ్గడం, పెరగడం-తగ్గడం. మరి ఇవి ఎట్లా మీరు ధరలు ఎట్ల జూసి కొనుక్కుంటారవి?
హ్మ్. అమ్మోని నేనూ మార్కెట్‌కీ వెళ్ళా అండి. ఇక్కడంటే, ఇంట్లో సరుకులయిపోయి, ఇంక కాయగూరలు, ఈ పళ్ళు ఆహ్, కూరగాయలయ్యాయని రోడ్డుకి వెళ్తే, టమోటా మరి ప్రతీ కూరలో వెయ్యాల్సిందే గదా! అది లేకపోతే రుచుండదు.
వెయ్యాల్సిందే. తప్పదు గదండీ. అవును.
కేజీ ఎంత అనడిగితే, ఇప్పుడు రూ. 90 చెప్తున్నాడండి ఇంటి దగ్గర. నాకూ మతి పోయిందనమాట. ఏంటి తొంభై రూపాయలు ఎ కొనలేదండి నేను. అంటే, అంత రేట్ చెప్పేసరికి, నేనొక్కసారిగా ఇంకలా ఉండిపోయాను. కాకపోతే, మనకీ సీజనీ కార్తీక మాసం అయ్యాకా, ఈ వస్తంది కదా, ఈ పదకుండో నెల. ఆ! ఎప్పుడూ ఈ నెల్లో కొంచెం, ఒక్కొక్కసారీ ఈ టమోటా అనేది రూ. 100కు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది.
తొంభై రూపాయలు. అదే గే అదే గదా! ఆ! అవును. అవును. 11 నెల. రూ. 100 రూపాయలు. ఎందుకట్లా అంటే, ఆహ్, నవ్వు ఆహ్, మీరు చెప్పినట్లు, పదకొన్ ఆహ్, ఎందుకట్లా పెరుగుతుంది. కారణమేంటి?
పంటా దిగుబడి తగ్గిపోతుందేమో అండి ఈ కాలంలో. అంటే, సరిగ్గా వర్షాలవీ ఉండవు. ఎండలు కూడా సరిగ్గా ఉండవు కదా! ఎండలు తక్కువ, వర్షాల్లేవు. ఈ కారణం హ్మ్. ఈ కారణం వల్లేంటంటే, దీనీ దిగుమతనేది బాగా తగ్గిపోయి
ఉండవు. అవునవును. ఓకే. అది ప్రభావం ఉండొచ్చు. అయితే, కొన్ని కొన్ని సార్లూ ధరలన్నీ బాగా పండుతున్నా, వీళ్ళు మీడియేటర్స్ ఎవైతున్నారో వాని స్టాకెక్కువ పెట్టేసుకొనీ, బేటా మార్కెట్‌లో దొరకట్లేదు అని, కృత్రిమంగా ధరలూ అంటే, ఒక అపోహ కలిగించి, అలా పెంచేసే ఎప్పుడన్నా మీ జరిగిందా?
హ్మ్. ఆ! పెంచేస్తన్నారండి. ఆళ్ళక్కూడా ఆళ్ళక్కూడా ఉన్నయి. ఉన్నాయండి, అలాక్కూడా ఉన్నాయి. అన్యాయంగానే ఇంక మా ఇంటి దగ్గర ఏ కాయగూరయినా, కిలో రూ. 80 అనమాట. ఆ సమయంలో మాకేంటంటే, రైతు బజారిక్కడ కొంచెం ఒక 4 కిలోమీటర్లు వెళ్తే రైతు బజారుంది. ఇక్కడికి, అక్కడికి ఎలా అంటే, సగానికి సగం రేటు. ఇక్కడేమో కేజీ రూ. 80 అమ్ముతాడు. అక్కడికెళ్ళేసరికి కేజీ నలఫైయ్యే. బెండకాయైనా 80, దొండకాయ 80. హ్మ్.
ఆ! ఆహా! ఆ! రూ. 80. అయితే, మీరు చెప్పినట్టు మరీ, మీరు పెద్ద, పెద్ద డీమార్టు వెళ్ళకుండా, చిన్న వ్యాపారల దగ్గరికి వెళ్ళడం ఆహ్, మొదలుపెట్టారు. మరి చిన్న వ్యాపార చిన్న వ్యాపారుల దగ్గరా ఈ వస్తువులు కొన్నప్పుడూ, అంటే, మీకు అందుబాట్లు ధరల్లో దొరకాయా?
అదే. హ్మ్. ఇప్పుడు మామూలుగా చూసారా? ఈ కాయగూరలు రైతు బజార్‌లో అమ్ముతారు. మామూలుగా ఇంటి దగ్గర పెట్టుకొని, ఇలా మార్కెట్
అవునవును. ఇప్పుడు వారం, వారం సంతలు జరుగుతున్నాయి గదండీ మన కాలనీస్‌లో గూడా.
ఆ! సంతలు జరుగుతున్నాయి గాని, అక్కడ కూడా తక్కువకైతే రావట్లేదండి. వాళ్ళు ఎక్కువకే చెప్తున్నారు. ఎలా అంటే య్ ఆహ్, మామూలుగా మేమైతే ఇంక రైతు బజార్‌కే వెళ్తున్నామండి. ఎందుకంటే ప్రతీదీ కేజీ 80 పెట్టి కొనాలంటే కష్టంగా అనిపిస్తుందన్నమాట.
అవునండి. మరి దారుణం. ఆహ్, వాళ్ళు గూడా ఎక్కువే చెప్తున్నారు. కష్టం. కష్టంగ అనిపిస్తది. నిజం. అవును.
రైతు బజార్ ఇక్కడ ఎక్కడ ఉంది? హ్మ్. హ్మ్. స్ సనత్ నగర్‌కి కొంచెం అటు సైడ్ అలా ముందుకు వెళ్తే అండి, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ! యాహ్! ఇఎస్ఐ హాస్పిటల్ అండి. ఎరగడ్డ నుంచి అల్ హ్మ్. అనక
అవును. అక్కడ అక్కడ ఉంటుంది. ఆ! యాహ్! ఎస్ ఎస్. పడు అవునండి. అక్కడ అంతా ఆ ఫ్లై‌ఓవర్ కింద మొత్తం లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది గదండీ.
ఆ! అక్కడ ఏంటంటే కిలో 40,50 రూపాయలండి. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొనకుండా
అబ్బబ్బబ్బ! ఇక్కడ 80 అక్కడ 40 ఎంత వ్యత్యాసం అండి.
చాలా వ్యత్యాసం ఇంక. మేమైతే వారానికి ఒకసారి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన కాయగూరలన్నీ తీసుకుంటున్నామండి ఇప్పుడు. వాడు రేట్ వాడికి నచ్చినట్టు పెంచేస్తే మనం వెంటనే కొన్నామంటే వాడికి అదే అలవాటు అయిపోయి "సరే! ఈ ప్రజలు ఎంత పెంచినా కొంటున్నారు కదా! మనం ఇలాగే పెంచుదాం. ఇలాగే అమ్ముదాం" అనుకుంటారు.
పెంచాలి. మరి దాన్ని అరికట్టడానికి ఎవరు ప్రభుత్వాలు గాని ఎవరు ఆ సంస్థలు ఎవరు లేరా? వాళ్ళు పెంచుతూ పోతుంటే మనకి నిత్యావస ద అంటే అది ఒకడ ఎట్లా అంటే నిత్యావసర ధరలు ఎంత ధర అయినా పెట్టి ఆహ్, జనాలు కొన్న కొనక తప్పదు. తినాల్సిందే గదా! అనే ఓ ఆ మైండ్‌లో జనాలు పెంచేస్తూ పోతే ఎలా అండి మరి?
లేరండి. ఇన్ ఇది నిజంగా. మా చాలా చెడ్డ పనె అనే చెప్పొచ్చండి. మరి దారుణంగ ఉన్నారు. అంటే 'వీళ్ళి అవసరం మన అవకాశం' అన్నట్టు ప్రవర్తిస్తున్నారనమాట. "వీళ్ళ అవసరం కాబట్టి వీళ్ళు ఎంతైనా కొంటారు. మనకి ఇదే అవకాశం గాబట్టి మనం ఎంతైనా పెంచొచ్చు." ఇదే ఆలోచనలో ఉన్నారండి.
అవును. అయితే హ్మ్. కా అయితే భవిష్యత్తులో నిజంగా ఇలా ధరలు బ విప విపరీతంగా పెరిగిపోతాయి. మనం చాలా కొద్దిగ జాగ్రత్త పడాలి అనుకున్నప్పుడు మీరు అంటే ఎలాంటి అలవాట్లు మ అంటే మనం మార్చుకుంటే ఈ ధరలు ఎట్లా పెరుగుతాయి కాబట్టి ఎలాంటి ఆహ్, టిప్స్ పాటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు?
ఆ! కరెక్ట్‌గా అడిగారు. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఈ పళ్ళు, ఈ కాయగూరలు ఉన్నాయి గదండీ. కాయగూరలైతే వీలైనంత వరకు మనకు కొద్ది టెర్రస్ ఏదైనా ఉంటే కొంచెం మంచి సారవంతమైన మట్టి అది తెచ్చుకొని, మనమే ఆ! ఈ టమోటా గాని, వంకాయ, బెండకాయ, ఇంకా మిరపకాయలు చాలా త్వరగా ఒచ్చేస్తాయండి 3,4 నెలలు.
అవును. ఆ! నిజంగా అంటే కూరగాయల విషయానికి ఒచ్చేసరికి ముఖ్యంగా రోజువారీ వంట వంటలో వాడేటువంటి టమాటా, మిర్చి ఇవి 2 మనం పెంచుకోగలిగుతే చాలా మనీ సేవ్ చేసిన వాళ్ళు అయితాం.
హ్మ్. ఆ! చాలా నిజంగానండి. ఎందుకంటే, ఇప్పుడు ఎళ్ళేసరికి 80 అంటున్నాడు. 90 అంటున్నాడు. అందులోని మళ్ళీ కాయలు బాగోలేవు. అంటే చుట్టుపక్కల షాప్‌లు కూడా లేవు.
అవునండి. ఎన్ని పుచ్చిపోతాయో ఇంకా. అవును.
ఆ! ఇది కూడా మళ్ళీ చుట్టుపక్కల ఓ 2 షాప్‌లు ఉన్నాయనుకోండి. అప్పుడు 70కి ఒస్తాడు. ఇన్న చుట్టుపక్కల షాప్ లేకపోతే మళ్ళీ అది వందకైనా వెళ్ళిపోవచ్చు. ఎంతంటే ఇంక ఎంత కమర్షియల్‌గా ఉన్నారంటే చెప్పలేకపోతున్నామండి. చాలా దారుణంగా ఉన్నారు. కాబట్టి మన కొద్దిగ హ్మ్.
అవును. వీళ్ళకెళ్ళిపోతుంది. అవును. కమర్షియల్. మరి ఎట్లాంటి సూచనలు పాటిస్తే మనము ఈ ధరలు మనం నియంత్రించుకోవాలి. ఎందుకంటే కుటుంబం భారము ఎలా అయిపోతుందంటే మధ్య తరగతి కుటుంబాల్లో ఈ కూరగాయలు, ఈ నిత్యావసర ధరవ ధరలు విపరీతంగా పెరిగిపోతే ఒకసారి చాలా వివ ఇబ్బంది పరగ పరిస్థితులు ఎర ఎదురవుతాయి. మరి మీరు ఎట్లా దీన్ని ఎ అంటే చేయగలుగుతున్నారు? ధరలను కంట్రోల్‌లో పెట్
హ్మ్. వాళ్ళు ఆ! పెంచుతున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళ షాప్‌కి అయితే వెళ్ళడం మానేయాలండి. తగ్గించాలి. తగ్గించి ఇప్పుడు చెప్తున్నా గదా! ఇది మన ఇంటి మేడ మీద కొద్దిగ ప్లేస్ పెట్టుకొని మనమే పెంచేటట్టుగా ప్రయత్నించుకోలి. ఇప్పుడు ఈ మొక్కలైతే సులభంగానే ఒచ్చేస్తాయి. ఈ ట ఆ! ఈ టమోటా అయినా, మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు సులభంగా ఒస్తే కొంచెం మన ఇంట్లో మిగులుతుంది కదా! వేస్ట్ ఆ తొక్కలు ఉల్లి తొక్కలు గాని, గుడ్ల తొక్కలు, పళ్ళ తొక్కలు ఇలాంటివన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని అదే మనం ఆహ్, దానికి ఎరువులా వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనకు కూడా ఇంత బాధ ఉండదు.
అవును. సులభంగా తెచ్చుకోవచ్చు. అవును. విత్తనాలను తెచ్చేసుకొని అవును. అవునండి. అవును. అవును. చాలా మంచిగా ఉంటుంది. మనకు ఆరోగ్య ఆహారం ఎందుకంటే పెస్టి పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసుకోకుండా మనము చాలా మనం బేటా ఆర్గానిక్ ఆర్గానిక్ అంటాం కానీ మన ఇంట్లోనే ఆర్గానిక్ పెంచుకోవచ్చు.
అవును. ఆ! అదే అండి. ఈ విధంగా అయితే ఎంతో కొంత తగ్గించొచ్చు. ముందు ఈ ఎక్కువ రేట్‌లు ధరలకి అమ్మే వాళ్ళ దగ్గర కొనడం మానేసి ఒక మూడు నాలుగు షాపులు చూడాలండి. చూసి ఇంక మనకి వీలైతుంటే ఈ దగ్గరలో రైతు బజార్ ఉంటే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటే చాలా ఉత్తమమండి. ఇదైతే చెప్పగలను.
మానేయాలి. అవును. అవునండి. నిజంగా అండి. చాలా చక్కగా జెప్పారు. బజార్‌లో ధరలు విపరీతంగా ఏరర్ ఎ విధంగా పెరిగిపోతున్నాయి, ఏ విధంగా మనం నియంత్రణ చేసుకోవాలి చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.